ఆ! 'తిరు' అస్సలు సూపర్ సినిమా. యాక్చువల్‌గా అంతే ఇప్పుడు
అసలు అందులో ఉన్న కాన్సెప్ట్, పాయింట్ అది కూడా హృదయాన్ని హత్తుకునేలా ఉంటాయి. అందులో సీన్సు, డైలాగ్సన్నీ కూడా.
అందరూ అంటే, అది ఆయన ధనుష్ గారు మీ ఏ సినిమా చూసుకున్నా, ఖచ్చితంగా దాన్నేమంటారు? సాధారణ మనిషికి కనెక్ట్ అయ్యేటట్టే తీసుకుంటాడు కంటెంట్ కూడా.
అవునండి. నిజం బాగా చెప్పారది. ఆయన స్టోరీ సెలక్షన్, కాన్సెప్ట్ సెలక్షన్ అనేది అసలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ప్రతి సినిమాకి కొంచెం వైవిధ్యం ఉండేలాగా, అది జనాలకి దగ్గరయ్యేలాగా చూపిస్తూ ఉంటారు.
ఆ! అంటే అంటే, మనకు మళ్ళీ అది ఎంత వైవిధ్యం ఉన్నప్పటికీని జనాల హృదయానికి ఆకట్టుకునేలాదీ తీసుకుంటాడు కంటెంట్. ఇప్పుడు 'రాయన్' గాని, 'రాయన్' ఏమో అన్నా, చెల్లెలు, వాళ్ళ తమ్ముడు రిలేషను. 'తిరు' ఏమో, అంటే చిన్నప్పటి నుంచి లవరు, ఫ్రెండ్‌షిప్పు, బెస్టు ఫ్రెండు ఇది. మళ్ళా అప్పుడే 'త్రీ' ఏమో, లవర మ మళ్ళ లవ్వే. ఇట్లా కొన్ని కొన్ని ఆయన ఏ సినిమా తీసుకున్నప్పటికిని, జనాల భావోద్వేగాల్ని పక్కకు తప్పించి తీసుకోడు. అందులో ఉన్నటివే తీసుకుంటాడన్నమాట. అందుకని ఆయన సినిమాలు వేరే లాంగ్వేజ్ అయినప్పటికీ డబ్బింగ్ చేస్తే, ఇక్కడ కూడా జనాదరణ అంతా పొందుతున్నాయి. 'రఘువరన్ బీటెక్' గాని.
ఆ! హ్మ్. హ్మ్. అవునవును. నిజంగా చెప్పారు. అందులో ఇంకోటేంటండి నాకనిపించింది ధనుష్ గారి సినిమాల్లో సంగీతం కూడా చాలా ఆకట్టుకునేలా ఉంటుందండి.
హ్మ్. కరెక్టే. చాలా బాగా చెప్పారు. యాక్చువల్‌గా వేరే లాంగ్వేజ్ సినిమాలు డబ్బింగ్ అయ్యేటప్పుడు కొంచెం పాటలకి ఏదో ఆహ్, కొంచెం అలతి అలతిగా నార్మల్‌గా డబ్బింగ్ ఇట్లా డబ్బింగ్
అంత పెద్దగా వినలేము మనం. ఆహ్, ఆ పాటలేంటి
హ్మ్. చెప్పలేము కానీ ధనుష్ గారి సినిమాలు మాత్రం, పాటలకు కూడా అంత వాల్యూ ఇచ్చి, అంత పెద్ద పెద్ద అంటే ప్రొఫెషనల్ రిక్రియేటర్స్‌తో, ప్రొఫెషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్‌తో ఖచ్చితంగా తెలుగులో ఒరిజినల్ పాటలు ఎస్త ఎట్లా వస్తాయో, అట్లనే ఇక్కడ నాకు గూడా రావాలని చెప్పేసి 'రఘువరన్ బీటెక్' ఎట్లా ఎట్లా ఉంటాయి పాటలు, అస్సలు సూపర్ ఉంటాయి. ఒరిజినల్ కన్నా, మన తెలుగులోనే బాగుంటాయి పాటలు.
చాలా బాగుంటాయి. అవునండి బాబు. ఆ! ఎక్కువ అనిరుద్ధి గారే చేస్తూ ఉంటారేమో, ధనుష్ సినిమాలకి?
అవునవును. 'తిరు' గాని, 'రఘువరన్ బీటెక్' గాని అన్నీ ఆయనే గదా! ఒక 'రాయను' కొన్ని కొన్ని కొన్నిసార్లు ఏఆర్ రెహమాన్ గారు కూడా చేస్తా ఉంటారు. 'రాయనే' గాని, ఏ ఆర్ రెహమాన్ గారు
ఆ! అవునవును. వాళ్ళిద్దరివే ఎక్కువుంటాయి.

అలాంటిది డైరెక్ట్‌గానే వచ్చి ఎంత హిట్ అయింది ఆ సినిమా. ప్రేక్షక ప్రేక్షకులందరి మనసులను గెలుచుకుందని చెప్పుకోవచ్చు.
హ్మ్. అవునవును. అంతకంగా మళ్ళీ
దానికి మన 'సాయి పల్లవి' గారికి మంచి అవార్డ్ కూడా ఏదో వచ్చిందండి. తమిళనాడు వాళ్ళు కానీ ఆహ్, మంచి అవార్డ్స్ ఇచ్చారువాళ్ళు.
అవునవును. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 'తిరు' సినిమాలో కూడా మంచి ఆహ్, తెలుగు పాటకు నామది పువ్వది వాడిపోతూ ఉన్ ఈ పాటకు కొరియోగ్రాఫర్‌కి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది. ఆ! అదే. అంత మంచిగా నాకు కనెక్టయ్యింది <giggles> కాబట్టి, నేను అంత మంచిగా పాడగలిగాను యాక్చువల్‌గా.
ఆ! బావుందండి. చా బా పాడారు మీరు కూడా ఎంత మంచి పాటో. బావుందండి. నిజంగా, చాలా బావుంది.
హ్మ్. ఈ పాటకి నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది కదా! కొరియోగ్రాఫర్‌కి అంత మంచిగా చేయడం వల్ల గూడా. అంటే ఒరిజినల్ టిప్పిటపి చేయడం వల్ల గూడా కొరియోగ్రాఫర్‌కి నేషనల్ అవార్డ్ గూడా వచ్చింది.
అవునవును. అవును. హ్మ్. అవునండి.
హ్మ్. అంటే డబ్బింగ్ వర్సెస్ సబ్‌టైటిల్స్‌తో పోల్చుకుంటే, నాకైతే డబ్బింగ్ సినిమాలను డబ్బింగ్‌తో ఉన్న సినిమాలనే చూడడానికి ఇష్టపడతాను. అవే నాకు బాగా కనెక్ట్ అయితాయనమాట. ఈట చదువుకుంటూ అదేదో పుస్తకం చదివినట్టు, మళ్ళాడ చూసుకుంటూ నాకైతే 4 కండ్లు లేవు గదా! నార్మల్‌గా. <chuckles> ఏవో ఉన్న 2 కళ్ళు ఉత్తవే.
చాలా మంచి సినిమా. హుహు. అవునవును. అలాగేనండి, అలా కన్నడ సినిమాల్లో కూడా తక్కువేం తినలేదండి బాబు. ఆహ్, అందులోంచి తీసుకుంటే మన 'కేజీహెచ్' దగ్గర నుంచి 'కాంతార' వరకు ఇంకసలు అన్నీ మంచి హిట్టె కదండీ! ఆ సినిమాలన్నీ కూడా.
ఆ! సినిమా 'కాంతారా', 'కాంతారా టూ.' అవునవును. కరెక్టే. ఇప్పుడు మలయాళం గూడా మలయాళం గూడా 'మంజుమాలా బాయ్స్' అది గూడా కరెక్టే. ప్రేమలు ఇవి గూడా అంటే డబ్బింగ్ సినిమాలే. ఎంత మంచిగా హిట్టయ్యాయో అవి గూడా డబ్బింగు ఉండడం వల్ల. అదే. సబ్‌టైటిల్స్ చూస్తే ఏదైనా వినడం వేరు, చూడడం వేరు, చదవడం వేరు.
ఆ! 'మంజుమల్ బాయ్స్' అని. ఆ! అంతేనండి. మన తెలుగు ప్రేక్షకులు ఎక్కడైనా బావుంది అన్నదాన్నే స్వాగతిస్తారు, అన్నదానికి ఇలాంటి సినిమాలే నిదర్శనమండి. సినిమా బావుంటే చాలు అనయ్ ఆ! సినిమా బావుండాలి. సంగీతం బావుంటే ఖచ్చితంగా స్వాగతిస్తారు.
ఈ ఇంటి దగ్గర చదువుకోరు. బడి దగ్గర చదువుకోరు. హ్మ్. అవునా? ఖచ్చితంగా. సినిమా బాగుంటే డబ్బింగ్ పోరపాటులో కూడా తేడా ఉండదు. అవునవును. అవును.
బావుందండి. మీతో మాట్లాడి చాలా బాగా అనిపించింది. చక్కని విషయాలన్నీ ఆహ్, మాట్లాడుకున్నాం. మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
నాక్కూడా. ధ ధ ధ ధన్యవాదాలు.

యాక్చువల్‌గా సబ్‌టైటిల్స్
మీరు ఎలాగా చూసేవారు? అంటే మీరు డైరెక్ట్ మలయాళం సినిమాలు గాని, ఆహ్, ఆహ్, తమిళ్ సినిమాలు గాని అలా చూసారా ఎప్పుడైనా? అంటే ఈ ప్రేమమ్ సినిమా అలా చూసారా?
లేదు. లేదు. యాక్చువల్‌గా ఏ సినిమాకైనా సరే సబ్‌టైటిల్స్ చదువుకుంటూ చూడలేను. అంటే చూడలేను ఇన్ ద సెన్స్. అది ఫ్లో కరెక్ట్ ఉండదు. కొన్నిసార్లది స్పీడ్ స్పీడ్‌గా పోతా ఉంటది. ఆ! ఇంకెక్కా
అది కరెక్ట్ అండి బాగా చెప్పారు. ఆ మనం అందులో పూర్తి లీనమవ్వడం కుదరదేమో కదా?
కుదరదు. ఎందుకంటే మన కన్నువాళ్ళ విజువల్స్ అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మీద ఉంటది. కిందేమో సబ్‌టైటిల్స్ పడతా ఉంటది. ఇక్కడ ఇది చదవాలి. అక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. అట్ ఏ టైమ్ కుదరదు కొన్నిసార్లు. ఏదో ఒకటి మిస్ అయితుంది. ఆ గ్యాప్‌లో వాళ్ళేం మాట్లాడుకున్నారో సరిగ్గా అర్థం కాదు.
ఆ! ఏదో ఒకటి మిసవ్వడం అవుతూ ఉంటుంది గదా! ఆ! అ
ఏదో అంటే ఆహ్, స‌మ్‌థింగ్ మిస్ అయినట్టుంటదన్నమాట. అనుభవం ఎక్స్పీరియన్స్ మిస్సయితది కాబట్టి, నేను మాక్సిమం వేరే లాంగ్వేజ్ సినిమాలు సబ్‌టైటిల్స్‌తో చూడడానికిష్టపడను. డబ్బింగ్ సినిమాలనే ఎక్కువ చూస్తాననమాట. అట్లా కనీసం ఒకవేళ
అది బావుందండి. ఇదేదో ఇంక సబ్‌టైటిల్స్ చూడక్కర్లేదు. ఆ డబ్బింగ్ సినిమా డైరెక్ట్‌గా లిప్ లిప్ మూవ్‌మెంట్‌కి తగ్గట్టుగా డబ్బింగ్ అది చేస్తూ ఉంటారు గాబట్టి ఇంక డైరెక్ట్‌గా అదే చూసి, ఆ సినిమాలో లీనమైపోవడం బావుంటుంది. బావుంది మీరు చెప్పింది. నాకు బాగా అనిపించింది.
హ్మ్. అవునవును. ఈ మధ్యల అంటే అట్లా చాలా సినిమాలు చూసానాయే. ఇవెన్ వాళ్ళ తమిళ్‌లో కూడా ఒరిజినల్ సినిమాలున్నప్పటికినీ అర్థం కావాలంటే మనసుకి అతుక్కోవాలంటే మన భాషలో చూస్తేనే మంచిది గదా! యాక్చువల్‌గా. అందుకని ఈ పీఎస్ వన్, పీఎస్ టూ, ఇంగ ఇడ్లీ కొట్టు లేకపోతే ఇవన్నీ అవన్నీ చూసానేను. అంటే వమాక్సిమం
ఓహో! అవన్నీ కూడా చూసారయితే! మ మణిరత్నం సినిమా చాలా ఏ ఏళ్ళ తరువాత వచ్చిందని చెప్పొచ్చు. ఆ సినిమా చూసాక ఎలా అనిపిచ్చిందండి మీకు?
ఏ సి ఏ సినిమాండి?
పీఎస్ వన్, పీఎస్ టూ అవి చూసారు కదా?
అవునవును. అది యాక్చువల్‌గా ఇదే! మనమిందాక చెప్పినట్టు సబ్‌టైటిల్స్‌ తోనే ఆ సినిమా చూడలేము. ఎందుకంటే చాలా పేర్లు ఉంటాయి. చాలా క్యారెక్టరులుంటాయి. యాక్చువల్‌గా డబ్బింగ్ డబ్బింగ్ చేసినప్పటికీను అంటే డబ్బింగ్ ర రైటర్ ఎవరో కానీ అంటే బానే రాశారు కొన్నిసార్లు ఆయన కూడా పేర్లు కన్ఫ్యూజయ్యి ఎక్కడ ఏ క్యారెక్టర్‌కి ఏ పాత్ర పేరు ఇస్తున్నాడో అర్థంగాలేదు కొన్నిసార్లు.
ఓహో! అలా జరిగిందా సినిమాలో?
ఆ! సినిమాలో అదే! యాక్చువల్‌గా మన తెలుగు వాళ్ళు ర కూడా కంప్లయింట్ రైస్ చేసారు. ఎవడయ్యా? దాన్నేమంటారు? డబ్బింగ్ రైటరు కొంచెం సార్లు కన్ఫ్యూజ్ అయ్యింది. పేర్లు
అంటే పేర్లు మార్చేసారంటారా?
ఆ! పేర్లు ఒక్కొక్కసారి ఒక్కొక్కరొస్తున్నారు. ఎక్కువ పేర్లు ఉండడం వల్లనో ఏమో తెలీదు కానీ తమిళ్‌కి, తెలుగుకి
అంటే క్యారెక్టర్స్ ఎక్కువుండడం వల్లనంటారా?
హ్మ్. క్యారెక్టర్స్ ఎక్కువుండడం వల్ల మళ్ళీ ఒక్కొక్కసారి వల్లభరాయ అంటాడు. ఒక్కొక్కసారి పెనీ కొట్టు అంటాడు. ఒక్కొక్కసారి పాత్రలు ఆహ్, ఆ పేర్లు చేంజ్ చేసిన సందర్భాలు గూడా ఉన్నాయి.
ఓహో! ఓహో! అంటే ఒకే మనిషికి రకరకాల పేర్లు పెట్టారంటారా?
ఆ! కరెక్ట్. ఓకే. మనిషికి రకరకాల ఎక్కువ పేర్లు పెట్టడం వల్ల ఎక్కువ లీనం చేసుకోలేకపోయినా బట్ అక్కడ విజువల్ బావుంది. ఎంతో కొంత మనకు కంటెంట్ అర్థమైంది. పేర్లతో సంబంధం లేకుండా బావుంది కాబట్టి బాగా హిట్టయిందేమో.
ఓహో! కంటెంట్ బావుంది. ఇంత బాగా తీశారు. కెమెరా పనితనం బావుండడం, నేపథ్య సంగీతం బావుండడం, ఇవన్నీ ఒకా
హ్మ్, ఏఆర్ రెహమాన్ గారిగా అసలు మామూలు మ్యూజిక్ డైరెక్టర్ గాదు గదా!

మన తెలుగు వాళ్ళం ఉన్నామే అండి, చాలా విశాల దృక్పథం, మన్ చాలా మంచితనం ఉన్నవాళ్ళని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మంచి సినిమా ఒచ్చిందంటే అది తెలుగు సినిమానే కాదు. అది తమిళ్ సినిమా అవొచ్చు, కన్నడ అవొచ్చు, మలయాళం అవొచ్చు, హిందీ అవొచ్చు, ఏదైనా మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. ఏదైనా చక్కగా చూస్తాం. హిట్ చేస్తూ ఉంటాం.
అవునవును. అవునవును. అంటే కనెక్ట్ అయితే చాలు. ఆహ్, స్పందన విధంగా
కనెక్ట్ అయితే చాలు. ఆ స్టోరీకి గాని, అంటే హీరోలతో కూడా సంబంధం లేదని చెప్పొచ్చండి నిజంగా. ఆహ్, కథకి కనెక్ట్ అయిపోతే చాలు మనవాళ్ళు.
అవునవును. పెద్ద పెద్ద, చిన్న చిన్న హీరోలైనా, పెద్ద పెద్ద వాళ్ళైనా చాలా సినిమాలు వచ్చాయి అట్లా.
అలాగ చాలా హిట్ హిట్ సినిమాలు, చాలా అక్ పా ఆహ్, వేరే వేరే రాష్ట్రాల నుంచొచ్చిన సినిమాలు మన రాష్ట్రాల్లో, ఆహ్, అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆడిన సినిమాలు చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీని గురించి మీ అభిప్రాయమేంటండి?
కరెక్టే. అంటే వేరే వేరే లాంగ్వేజిల్లో రిలీజ్ అయ్యి మన దే మన దగ్గర డబ్ అయ్యి హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు చెప్పాలంటే 'మంజుమలయ్ బాయ్స్' గాని, హ్మ్, 'వార్ 2' గాని. ఇంకా ఆ! అన్నీ చాలా హిట్ అయ్యాయి. కొన్ని అంటే కొన్ని కంటెంట్ బాగాలేకపోతే ఫ్లాప్ అయినాయి. కంటెంట్ బాగున్నాయి, బాగా హిట్ అయినాయి. ఇప్పుడు కంటెంట్ బాగున్నాయి హిట్ అయినాయంటే 'మంజుమలై బాయ్స్' అని, 'ప్రేమలు' అని. ఇవన్నీ డబ్బింగ్ సినిమాలు.
ఆ! అసలెంత హిట్ అయిపోయిందండి. ఆహ్, 'మంజుమలై బాయ్స్' కాని. అవునవును. ఆ! అసలు 'ప్రేమమ్' దగ్గర నుంచి మొదలైందేమోండి. ఇలాంటివన్నీ ఎక్కువగా.
అవునవును. 'ప్రేమమ్' కరెక్ట్. 'ప్రేమమ్' అంటే 'ప్రేమమ్' ఇక్కడ తెలుగులో గూడా రీమేక్ జేశారు. దాన్ని డబ్బింగ్ అనే కన్నా.
ఆ! రీమేక్ చేసారు, కానీ అది కూడా చూసినట్టున్నారేమో జనాలెందుకంటే సాయి పల్లవి కూడా యాక్ట్ చేసింది గదా! అందులో. అక్కడ్నించే తన కెరియర్ ఒక మంచి టర్న్ తీసుకుంది అని చెప్పుకోవచ్చేమో కదా!
అవునవును. యాక్చువల్‌గా ముందు చూడలే దాన్ని. 'ప్రేమము' నాగచైతన్య చూసిన తర్వా ఈ తెలుగులో రీమేక్ జేసిన తరువాత ఒకసారి అది గూడా జూదాం ఎట్లా ఉందో అని, తరువాతకు మళ్ళీ దాన్ని రీమేక్ అంటే డబ్బింగ్ చేసిన తర్వాత చూసారు.
ఆ! అలా అనుకునే చాలామంది చూసారండి నిజంగా. ఇదిలా తెలుగులో బాగుంది గదా! అసలు మలయాళం నుంచి తీశారు కదా! అందులో ఎలా ఉంది చూడాలని మన తెలుగు వాళ్ళే ఆహ్, డైరెక్ట్ మలయాళం మూవీ కూడా చూసినవాళ్ళు చాలా తెలుసండి నాకు నా స్నేహితుల్లో.
హ్మ్. అవునవును. ఒరిజి ఒరిజినల్ మూవీస్ ఇప్పుడు ఏదైనా దాన్నేమంటారు, ఒరిజినల్ ఎట్లుంటదో దాన్ని అనుభవించే అనుభవం చూసి చూడాలనుకుంటారు జన్ నార్మల్‌గా ఎవరైనా సరే. అంటే ఎక్స్పీరియన్స్ సకరగా
అది భాష రాకుండా ఎలా చూసారంటారు? మా స్నేహితులు చెప్పేదేంటంటే ఆ సబ్‌-టైటిల్స్ చూసి చూసేస్తాము అనేవాళ్ళు.